హ్మ్.
దాన్ని ఇలా సగానికి వి దాంట్లో కొన్ని పురుగులు ఉంటే చూసుకోవాలనమాట, పురుగు, పుట్ట ఉందా, లేదా, అని చూసుకొని వాటిలిని నీట్‌గా కడిగేసి రెండిటిగా చేసుకొని, దాంట్లో గింజలు బయటికి పడేసి, వాటిని కచ్చా పిచ్చాగా దంచుకొని, అంత అల్లము, అంత పచ్చిమిరపకాయలు, వేసి చక్కగా నూరుకొని, దానిలో తాలింపు, కరివేపాకుని వేంపి ఏసుకొని, ఆహ్, ఇవి గూడా వేసుకోవచ్చు పల్లీలుంటాయి కదా! పల్లీలు కూడా కొంచెం వేయించి, వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అది కాక, బీరకాయతో తొక్కు పచ్చడి. అంటే బీరకాయ కూరలో వాడేస్తాము. ఆహ్, మి మిగతా తొక్కుని, పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ తొక్కు పచ్చడి, ఎంత బాగుంటుందో అసలు, చాలా బావుంటుంది. ఆ! ఆహ్, నేతి బీరకాయలతో చేస్తారు. ఆ పచ్చడి నేతి బీరకాయలు తొక్కుతో కచ్చా బిచ్చాగా దంచుకుంటే, ఎంత బాగుంటుందో. ఇలా మిక్సీ‌లు, గ్రైండర్లు పేడి
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓహోహో! ఆ! బీరకాయ తొక్కు పచ్చడి. విన్నానండి. ఆ! ఓకే. ఓహ్! ఓకే. <chuckles> ఓకే. ఆ! ఓకే. ఆహా! ఓకే. హ్మ్. ఈ ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సాస్ ట్రై చేసి బాగా క్లికయింది ఏదైనా ఉందా అండి. ఈ మధ్య కాలంలో చాలా వైట్ సాస్ అని చెప్పేసి, చాలా సాస్ లోస్ వొస్తునాయి. ఆహ్, రాంక్స్ అని చెప్పేసి చాలా వొస్తున్నాయి కదా! మీ మస్టర్డ్ సాస్ ట్రై ఆహ్, ట్రై జేశారా?
హ్మ్. హ్మ్. అవును. మస్టర్డ్ సాస్, మస్టర్డ్ సాస్ చేశాను. నేను రీసెంట్‌గా. అవును.

ఓహ్! ఓకే. అయితే, అయితే ఇప్పుడు మ అయితే ఇటువంటి హై టైమ్‌లొ తప్పకుండా ఇంట్లో తయారు చేసుకుంది టమాటా. కా తయారు చేసుకోవాల్సిందే టమాటో సాస్ అయితే. మీరైతే కనుక ఎట్లా తయారు చేస్తారండి? ఒక కిలో టమాటోలు తెచ్చి వెంటనే చేసేస్తారా? తక్కువ తక్కువ మొత్తంలో చేస్తారా?
ఆ! మొత్తం ఫుడ్ మొ అవును. ఆ! అవునా? హ్మ్. హ్మ్. అంటే ఎక్కువ ఎక్కువ ఒకేసారి చేసుకోవడం కన్నా. తక్కువ తక్కువ చేసుకుంటూ ఉంటే, చాలా బావుంటుంది అనిపిస్తుంది నాకు. ఫ్రెష్‌గా ఫ్రెష్‌గా ఉంటుంది. టొమాటో సాస్ చక్కగా టొమాటోస్‌ని స్టీమ్ చేసి ఆటి పూరీ తీసుకొని వాటి పైన బయట లేయర్ తీసేసి చక్కగా బ్లెండ్ చేసుకొని. దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తే, ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఈ చట్నీలు కూడా బావుంటాయి. పచ్చడిలు రోటి పచ్చడ్లు ఉంటాయి. మా నానమ్మ చేసేది చిన్నప్పుడు. ఆ టొమాటో రోటి పచ్చడి. ఆ?
హ్మ్. ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కొంతమందికి రోటి పచ్చడి లేనిదే అసలు ముద్దే దిగదు అంటారు. తప్పకుండా ఉండాలి అంటారు.
ఆ! అసలు. అన్ నో. ఇప్పుడు నేను చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎలా అంటే. ఒక మూకిడి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి. కొంచెం నూనె వేసుకొని. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి రోటి పచ్చడిలో. ఏ పచ్చడి అయినా కూడా రోటి పచ్చడిలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని తొడాలు తీసేసుకొని, టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని. దానిలో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం చింతపండు.
హుహు. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
అన్ని వేసిన తర్వాత. అవి ఉడికాక దాన్ని ఒక ఇప్పుడు అమెజాన్‌లో మోటార్ పిస్టోల్ అని చెప్పి రుబ్బురోలు పత్రాలు చిన్న చిన్నవి అమ్ముతున్నారు. వాటితో రుబ్బుకుంటేనే ఆ రుచి. ఈ మిక్సీ‌లో గ్రైండర్‌లో ఆడిస్తే, పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. ఏకం పాకం అయిపోతుంది. ఎప్పుడైనా చేత్తో చక్కగా చిన్న చిన్న మోటార్ పిస్టల్స్ ఉంటాయి. మెయిన్‌గా రో ఆహ్ రు రుబ్బు రోలు లాగా. దానిలో ఇవంతా వేసి చక్కగా రుబ్బితే. రోమరు 2, 3 రుబ్బులు రుబ్బితే. కచ్చ పిచ్చగా అయిపోతుంది పచ్చడి. దానిలో కొంచెం ఉప్పు ఎసుకొని కొత్తిమీర చల్లుకుంటే టొమాటో రొటి పచ్చడి అయిపోతుంది. అసలు అప్పటి కాలంలో
హుహుహు. ఆ! ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఓకే. మళ్ళీ నూనెలో తాలింపు అవసరం లేదా అండి?